అవును. <giggles> షాక్కయ్యారా? <chuckles> అంటే, డెడికేషన్ గూడా ఉండాలండి. మనకంత డెడికేషనుండదు చెప్పాలంటే.
అయ్య బాబోయ్! <giggles> మరీ మీ <smacks lips> అంటే, ప్రోటీన్సనె అంటే, ఎట్లా? ప్రోటీన్ ఫుడ్డేమన్నా తీసుకుంటారా? అంటే, మన బాడీ‌కి ఆహ్, ఒక పూటే అంటే కష్టం గదా! అన్నీ అందాలి గదా శరీరానికి.
ప్రో ప్రోటీన్ దీసుకుంటారు. తీసుకుంటారు. అది తను ఎట్లా అంటే, 1కి ఫాస్ట్ ఎలా బ్రేక్ చేస్తాడంటే, ముందు వెజిటబుల్స్ కీర గానీ, క్యారట్ గానీ, అట్లా వెజిటబుల్స్ తీసుకున్న తరవాత, ఈ నట్స్ తీసుకుంటాడు. బాదం పప్పులు ఇట్లాంటివి. తరవాతేంటంటే, ఎగ్ వైట్స్ తీసుకుంటాడు కంపల్సరీ రోజు. లోపల ఆహ్, యెల్లో తినడు. ఎగ్ వైట్స్ తీసుకుంటారు. తర్వాత
హ్మ్. హ్మ్. ఇంకా లోపలది మీరు తింటా
లేదండి పడేస్తాము, కానీ నాకు ఉసూరుమనిపిస్తది దెలుసా కొన్ని కొన్ని సార్లు. అయితే, స్టార్టింగ్‌లో ఇట్లాగే జేసీ, అబ్బబ్బా! ఏం పడేస్తా అని నోట్లో యేసుకుంటే మా ఆయన నన్ను తిట్టాడు. పిచ్చా, వెర్రా నేనేం తినలే...
అయ్యో! ఆ! అండి. ఎక్కువ ఫ్యాటుంటది. ఆ!
తినలేక ఒదిలి పెడతన్నానా. నోరు మూసుకొని పడేయి, అది తినొద్దని జెప్తుంటే అంటాడు. ఆ! సో, పడేయడమే. అంటే, ఒకటి తినొచ్చులే. వ ఇప్పుడు తను 3 ఎగ్ వైట్స్ తిన్నాడనుకుంటే, 3 వూ సొనలు పడెయ్యాల్సిందే. 1 తిన్నా, 2 పడెయ్యాల్సిందే. తప్పదు. కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని ఒదిలెయ్యాలి.
అయ్యో! ఆహాహాహాహా! ఆ! ఒక్కటి తినచ్చు. అయ్యో! ఆహాహాహా! కొన్ని కొన్ని ఇదిలెయ్యాలి. నిజం. నిజం. ఆహ్, ఇంతకీ అంటే, మీ వా ఆహ్, వారిదీ ఒచ్చింది గాబట్టి, తనేం జేస్తారండి? అంటే, సాఫ్ట్‌వేరా?
హ్మ్.

అంటే వీటికి అన్ని కూరలు నప్పవంటారు గదండీ. అంటే ఎటువంటి కూరలు చెయ్యమంటారు?
<chuckles> నిజంగా ఎ అంటే ఇదెలా అంటే మనం ఆహారం కోసం జూసుకుంటే రుచి కొ రుచి కొంచెం పక్కన బెట్టాలనమాట. ఆహ్, కాకపోతే నిజంగానే మనకి ఏంటంటే అన్నం తిన్న ఫీలయితే ఉండదండి. ఎంతైనా మన సౌత్ ఇండియన్స్‌కీ అన్నం బడందే ఈ చాలా నిద్ర బట్టదు. కానీ కొంచెం కష్టంగా ఉన్న అలవాటు చేసుకున్నాము. కూర క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నామనుకో మనకి అంత అనిపిచ్చదు. అంటే ఈ టెస్ట్ ఫ పరంగా కానీ దీంట్లోనే హెల్తీ, అంటే కొంచెం టెస్ట్‌గా చేసుకోవాలంటే ఆహ్, ఇది పులిహోర లాగా అంటే మామిడికాయ తురుము గాని ఇట్లా పు పులిహోర లాగా లేకపోతే ఉప్మా లాగా, కిచిడి లాగా, రాజ్ గీరతో స్వీట్ గూడా జెస్తారు. రాజ హి హల్వా. బెల్లంతో జెయొచ్చు. పంచదారతో గూడా జెయొచ్చు.
హ్మ్. అవునవును. నిద్ర వట్టదు. హుహు. హ్మ్. హ్మ్. ఆహా! అవునవును. హుహుహు. అంటే అంటే మీరు పూర్తిగా ఒదిలేసారా? ఇంగ మొత్తం ఇదేనా రెగ్యులర్ మీరు ఫుడ్ హాబిట్.
నేను అంటే నేను రైసయితే ఒక తింటానండి. రైస్ అసలు మానేయలేదు. కానీ మా హస్బాండొక పదిహేనెల్ ఆహ్, అంటే మా పెళ్లి గాకముందు నుంచే 15 ఏళ్ళ నుంచి అసలు రైసనేదే తినడు. సో తనకి చేస్తున్నా గాబట్టి ఇంక ఎట్లాగో న్ నేను అలవాటు చేసుకున్నాను. ఆహ్, కానీ మా బాబుకైతే ఇంకా య్ మరీ బాగోదులేండి. 5 ఏళ్ళకి వాడిని చంపి మీ పిచ్చి డైట్‌లతో చేస్తే. అందుకనె వాడికి నార్మల్‌గనే పెడతాము. మేమైతే ఇ ఇలా ఫాలో అవుతాము. టైమింగ్స్ గూడా చ్ చాలా ఆహ్, పట్
అబ్బో! హుహు. పాపం. <chuckles> హ్మ్. కచ్చినా అంటే ఇప్పుడు ఆహ్, 12కే తింటాం అంటున్నారు. మరి సాయంత్రం ఎట్లా జెస్తారు అంటే 12 తింటే మళ్ళీ డిన్నర్ టైంకీ మధ్య‌లో లేదంటే స్నాక్ ఏదోకటి మధ్యలో ఏదోకటి తీసుకోవాలి గదా! అంటే ఎటువంటి ఆహారాన్ని దీసుకుంటారు ఆ మధ్యలో మీరు?
హ్మ్. హ్మ్. మా హస్బెండైతే అండి. 1-5 వరకె తను తినేది రోజు. ఒక ఆదివారం తప్ప. 5 వరకే. ఆహ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. <giggles> 15 ఏళ్ల నించి చేస్తున్నారు. తనకి ఇంకా అలవాటైపోయిందని జెప్పుకోవచ్చు. నేను మెయిన్‌గా మా ఆయనకి వండడానికి ఇయన్నీ నేర్చుకున్నానండి రెసిపీస్ కానీ హెల్త్ పరంగా.
ఒకటింటి నుంచి ఐదు వరకేనా? అయ్ బాబోయ్! వామ్మో! హ్మ్. అంటే 15 ఏళ్ళ నుంచి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లోనే ఉన్నారా?